అసలు బా అంటే బాబుని పక్కన పెట్టి గొడవ పడండి, కాదనట్లేదు. ఎవ్వరికైనా ఉంటయి గొడవలు. ఆ పిల్లడేంటంటే కొంచెం సైకలాజికల్‌గా చాలా డిస్టర్బైయ్యాడనే చెప్పొచ్చు, అండ్ అగ్రెసివ్‌గా తయారయ్యాడని జెప్పొచ్చు. వాడు గూడా ఇప్పుడు బయట పిల్లల మీద చిన్నదానికి, ఇప్పుడు చిన్నదానికెముండదు. ఆహ్, ఆ యాంగ్రీ ఇష్యూసొచ్చి బయట పిల్లల్ని కొట్టడం, అరవడం పిల్లల్ని. ఇప్పుడు మన ఇంట్లో అంటే మనం ఏదో అర్థం చేసుకుంటాం, మందలిస్తాము, ఆహ్, తప్పదు. ఆ! భయం పెడతాము. కానీ బయట వాళ్ళు గూడా ఇప్పుడు స్కూల్‌లో గూడా కంప్లెయింట్సోస్తున్నాయండి, "తనని ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు". ఏం చేస్తుంది పాపం తనైనా? అంతే. ఇద్దరి ఇద్దరికీ ఉండాలండి, ఆ ఒక్కలు కాదు, ఇద్దరికీ ఉండాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> ఆన్ నిజం. ఆ బాధ్యతే ఆ! అవును. ఏదైనా అంతే అండి అసలా అర్ద అర్థం చేసుకోనే మనస్తత్వంముండాలి. ఏంటి కొంచెం కేర్‌ఫుల్ ఉండాలండి, పిల్లలున్నప్పుడే కేర్‌ఫుల్ ఉండాలి. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? ఏంటి అనేది? అది ఎస్పెషల్లీ ఉమ్మడి కుటుంబాలున్నప్పుడు ఇంకా.
హ్మ్. హ్మ్. మళ్ళీ బాబు ముందే ఆ ఏమంటారంటే "నువ్వేం పని చేస్తున్నావు? ఖాళీగానే ఉంటావు గదా!" అమ్ అమ్మాయి ఎంఎస్ చేసొచ్చిందండి యూఎస్‌లో. బాబు కోసం ఉద్యోగం మానేసి కుర్చుంది.
హ్మ్. హ్మ్. అయ్యో! ఎంఎస్ చేసినా గాని చూడండి ఇగ ఎట్లా అని మాట్లాడు నాకే ఇబ్బందనిపిస్తుంది బాగా. హ్మ్.
ఆవ్ హ్మ్. అట్లా అంటారు మరి ఎందుకో? నాకు నిజంగా చూస్తుంటే పాపం అనిపిస్తది. కానీ అన్నయ్యకి కంప్లీట్ ఆపోజిట్ తమ్ముడెలా వచ్చాడో నాకు అర్థం కాలేదు గానండి. హ్మ్. తెలీదు మరి. అంటే ఇద్దరు ఒక దగ్గరే పెరిగారు మరే
<giggles> హ్మ్. ఉంటారు. అంటే ఉంటారు లెండి. ఇంట్లో ఆహ్, సేమ్ సేమ్ పెరిగినా గాని ఆపోజిట్ ఆపోజిట్ తయారవుతారు బాగా.
బట్ ఇదైతే చాలా మటికి పిల్లల మీదే గాదు, చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల బా మెండ్ మైండ్‌సెట్ కూడా చాలా మారిపోతననిపిస్తది నాకైతే.
<smacks lips> నిజం. బా చెప్పారు. అంటే మీ పర్సనల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకొని దాని వల్ల అంటే దాన్నుంచే మనకు తెలుస్తది. ఈ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట, పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ పడతది. <sniffs> అదీ ఆ పేరెంట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఎలా ఉంటది? ఏంటి? అనేది కుటుంబంలో జరిగే డైనమిక్స్ భలే చెప్పారండి. <sniffs> ఆహ్, నాకు చాలా మంచిగా అనిపించింది మీతో ఇది మాట్లాడడం, ఆహ్, మళ్ళీ తప్పకుండా మనం మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.